హ్మ్. కరెక్టే చెప్పారు. అంటే అనవసరంగా ఇంకా ఎలాగో పెడుతూ ఉంటారు. అవి చూసి టైమ్ వేస్ట్ చేయడం కన్నా ఎప్పుడవసరమైతే అప్పుడే చూస్తానంటారు. హ్మ్.
హ్మ్. ఆ! ఈ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ మాత్రం నేను ఎప్పుడు ఓపెన్ జేస్తే అప్పుడే ఆ న్యూస్‌ఫీడ్ గాని కావాల్సిన కంటెంట్‌ గాని చూసుకుంటా. వాట్సాప్ మాత్రం తప్పకుండా అన్ అది ఓపెన్ జేస్తా. ఆ నోటిఫికేషన్ చూసినా చూడకపోయినా వాట్సాప్ అయి అందరికి రెగ్యులర్‌గానే ఉంటది కాబట్టి వాట్సాప్ మాత్రం ఓపెన్ చేసి చూసుకుంటా. ఇంకా ఏం జూసుకుంటా అంటే బ్యాంక్ రిలేటెడ్ గూడా ఏదన్నుంటే చూ చూసుకుంటా.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అంటే ఆ! ఓకే. అవును. అవును. బ్యాంక్‌వెప్పుడైనా ఏవో ఒక అప్‌డేట్‌ లోస్తూ ఉంటాయి. లేకపోతే కేవైసీ చేయమనంటారు. ఏదో ఒకటి చెప్తాం అవి చూస్తూ ఉంటారు.
హ్మ్. <laughs> అవును. అవును. అది కాకుండా నేను మెయిల్స్ చూసుకుంటా. మెయిల్స్ నుండి రిప్లై వచ్చిందా హ్మ్. ఆ! నా వర్క్ రిలేటెడ్ కూడా ఏదైనా అప్‌డేట్ ఒచ్చిందా అనేది గూడా చూసుకుంటా. వర్క్ రిలేటెడ్ మెయిల్స్, వాట్సాప్.
ఆ! మెయిల్స్ చాలా అవసరం కదా! హ్. హ్మ్. ఈ మెయిల్స్ అంటున్నారు కదా! ఒక్కొక్కసారి ఏంటంటే మనకవసరమైన కన్నా అనవసరమైనవి ఎక్కువ కనిపిస్తా ఉంటాయనమాట. ఆ టైం‌లో అవసరమైన మెయిల్ ఎప్పుడైనా డిలీట్ చేసేయడం అలాంటి సందర్భం ఏమైనా జరిగిందా? డిలీట్ చేసి మళ్ళీ వెళ్ళి ఫిజికల్ చెక్ చేయాలి.
ఆ! అవసరమైన మెయిల్ డిలీట్ అంటే గుర్తొచ్చిందండి. నాకు యాక్చువల్‌గా ఆహ్, ఆహ్, చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఒకటి ఉండే. మెయిల్ మొత్తం నిండిపోయింది. స్పేస్ అంతా ఫుల్లయిపోయిందని చెప్పేసి ఆహ్, చాలా మెయిల్స్ డిలీట్ జేశా. డిలీట్ జేసేసరికి నాకు, ఆహ్, నాకు అవసరమైన ఆ డాక్యుమెంట్ ఉన్న మెయిల్ డిలీట్ అయిపోయింది. పర్మనెంట్‌గా డిలీటయిపోయింది.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అయ్యయ్యో! చా అయ్యయ్యో! చాలా పెద్ద ప్రాబ్లమ్ ఒచ్చి పడింది. మరెలా దాన్ని ఏం చేశారప్పుడు?
ఆ! అంటే నాతో పాటు మా మేనేజర్ దెగ్గర గూడా ఆ మెయిల్ ఉంటది. సో ఇద్దరికి ఒకళకి సీసీ జేసుంట్రు. సో తన్ ఆహ్, తన దెగ్గర ఉంది గాబట్టి నో ప్రాబ్లమ్. ఆహ్, తన నుండి నేను తీసుకోవచ్చు.
ఆ! మేనేజర్‌ని కాంటాక్ట్ అయ్యారా? ఓకే. తన ద్వారా క్వాంట్ కానీ ఆ టైం‌కైతె చాలా టెన్షన్ పడుంటారు. భయం పడి ఉంటారైతే. హ్మ్.
టెన్షన్ అయితే పడ్డా. ఆ! నిజంగా టెన్షన్ అయితే పడ్డా. న అ అంటే వేరొకళ్ళని అడిగా. వాళ్ళ ప్రా వాళ్ళ మేనేజర్ నుండి గూడా ఈ ఆహ్, మేనేజర్‌కి గూడా ఒస్తదా? సీసీ జేస్తరా? అని వేరొక కొలీగ్‌ని అడిగా. ఆహ్, తను చెప్పాడు ఓకే మేనేజర్‌కి గూడా ఒస్తది. ఏం వరీ అవ్వద్దు. సో మీ దగ్గర డాక్యుమెంట్ లేకపోయినా కూడా మేనేజర్ నుండి తీసుకోవచ్చు. అలా సేవింగ్ లేకపోతే అమ్మో! <chuckles> హ్మ్.
అవును. ఓకే. మీరలా సేవ్ అయ్యారనమాట. ఒకవేళ అది లేకపోతే చాలా ఇబ్బంది పడుదును. హ్మ్. ఒక్కోసారి అనిపిస్తదా? మరి అవసరమైన ఇన్ని నోటిఫికేషన్స్ అవసరం. ఉన్నవి లేనివి వస్తాయి దీన్ని తగ్గించడానికి ఏమైనా కొన్ని యాప్స్ డిలీట్ చేస్తే బెటరని అనిపిస్తదా?
ఆహా! అప్పుడేం జేస్తా అంటే ఇక నాకు చాలా డిస్టర్బింగ్ ఉంది అనంటే ఆ! నోటిఫికేషన్స్ రాకుండా ఆఫ్ చేసేస్తా.
హ్మ్.

ఆ! పనులు మర్చిపోయేటంత కాదు గానీ, పనులు డిలే ఆహ్, వెయిట్ అయ్యేటంత అయితే అయింది.
హ్మ్. హ్మ్. ఆ! అంటే ఆ! ఎంతో కొంత ప్రభావం చూపిస్తది. హ్మ్. హ్మ్.
చూపిస్తది. అయితే వాట్సప్ ఓపెన్ జేసినా, ఏదో ఫ్రెండ్ మెసేజ్ అట్లా ఉంటే, ఓపెన్ చేసినా ఖతం నేను మెసేజ్ పెట్టినా తను మెసేజ్ పెట్టిన నేను మెసేజ్ పెట్టినా ఇ ఇదంతా కాదని చెప్పి. వాట్స్‌అప్ చాటింగ్ జేస్తూ కూర్చుంటే గంటలు గంటలు అట్లనే అయిపోతది. అంత విసుకు
అవును. ఇంకదసలు ఆగదు. ఎలా అంటే ఒక అదొక అనంత అనంత సంభాషణ అయిపోతదది. అది చెప్పలేము.
ఆ! అని జెప్పేసి నాకు మామూలుగా ఆన్‌లైన్‌లో ఉన్నారంటే, డైరెక్ట్‌గా ఫోను చేసేస్తా వాళ్ళకి. ఎందుకంటే అంతసేపు ఓపికగా చాటింగ్ చేసేటంత ఓపిక నాకుండదు. ఆహ్, వాళ్ళు ఆన్‌లైన్‌లో అవైలబుగల్ అవైలబుల్‌గా లేకపోతే చాట్ జేస్తా, మెసేజ్ పెడతా. లేదు అంటే డైరెక్ట్‌గా వాళ్ళకి ఫోను చేసేస్తా. ఇదొక 2, 3
హ్మ్. బెస్ట్. బెస్టది బెస్టండి. ఓహ్! హ్మ్. మీక్ ఒక్కొక్కసారి ఇంకా చూసారా మీరు అన్నారు కదా! ఇంకా కాల్ చేసేస్తానని. అంటే కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తదంటే, ఈళ్ళు మెసేజ్ ఆపేస్తే బావున్నుర బాబు! నేను నా పని చూసుకుంటాను కదాని ఇలాంటి సందర్భాలు ఉన్నాయా? <giggles>
<giggles> అవును. అవును. అట్లని జెప్పి ఫటాఫట ఇట్లా టైపింగ్ అంత టైమ్ వేస్ట్ గదా! ఫటాఫట ఇగ ఫోను చేసేసి, ఓకే విషయం టకటక మాటలైతే టకటక మాట్లాడేసేసి పెట్టేసేయొచ్చు అని జెప్పేసి ఇగ అట్లా ఫోను జేసేస్తా. ఈ టైమ్ వేస్టనే
ఆ! హ్మ్. అవును. అవును. కాల్స్ కూడా పెట్టేటప్పుడు ఏంటంటే, కొంత సేపటికి సంభాషణ అయిపోతుంటదనమాట. ఏం చెప్పాలో తెలీక నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, ఇంకేంటి? ఇంకేంటి? అంటే ఆ టైంలో మీకు కట్ చేయాలనిపిస్తే ఏం చెప్పి కట్ చేస్తారు? అంటే అబద్ధం చెప్తారా అని? ఆ! ఆహా! లేరా. ఆహా! అయితే పర్వాలేదు.
<chuckles> మరీ నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అనే ఫ్రెండ్స్ లేరండి. <chuckles> ఆ! లేరు. అదృష్టంగొద్ది లేరు. అయితే ఆహ్, మార్నింగ్ ఇట్లా ఓవరాల్ నోటిఫికేషన్స్ చూసి నేనేదైనా ఎదురు చూసేది ఇంపార్టెంట్ ఏమన్నా ఉందా అని చూస్తా. ఆ ఉన్న పది ఇరవై నోటిఫికేషన్స్‌లో ఉన్నాయ? అని చూసేసి. లేవు అంటే పక్కా బెట్టేస్తా. ఉంది అంటే ఓవరాల్‌గా నాకొక పాజిటివ్ రెస్పాన్సొచ్చిందా? లేదు? ఎట్లా ఉంది రెస్పాన్సనేది చూసేసి పక్కా బెట్టేస్తా. అప్పుడు గూడా రిప్లై ఇవ్వను. ఎందుకంటే అంత హరి భరిలో రిప్లై ఇచ్చినా గూడా అంత ప్రాపర్‌గుండదు. అని మార్నింగ్ లేవగానే
హ్మ్. హ్మ్. అవును. ఓకే. అవును. మీరేమో ఇంత బిజీ షెడ్యూల్‌లో ఉంటారు. ఈ పనుల్లో అని అన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఈ వాట్సప్ గ్రూపుల్లో. ఒక మెసేజ్ పెట్టి 10 మందికి షేర్ చేయండి. 20 మందికి షేర్ చేయండి అంటారు కదా! అలాంటప్పుడు ఏమనిపిస్తా ఉంటది మీకు?
ఆ! అవును. అవును. హ్మ్. <chuckles> అబ్బ! బాగా చిరాకొస్తదండి నాకైతే. నేనా అట్లాంటి యన్నీ అస్సలు నమ్మనే నమ్మను ఆల్రెడి
చేరా <chuckles> అవును. ఇంకొంతమందేంటంటే ఓపెన్ చేసినవెంటనే షేర్ చేయకపోతే నువ్వు నాశనమైపోతావు పాడైపోతావు. ఇలాంటివి కూడా అసలు. ఏ ఆ టైం చాలా కోపమోస్తది.
లేదు. ఆ! ఫో ఓకే, ఇవన్నీ అసలు ఏంది పని లేదా వీళ్ళకి అని అనిపిస్తది. అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. వాళ్ళ నమ్మకాలు వాళ్ళ వరకు ఉంచుకుంటే ఓకే. బట్ పక్కన వాళ్ళ మీద రుద్దగూడదు గదా!
అవును. హుహు.

అది మంచి పనైతే అన్నిటికన్నా.
ఆ! ఇగ కొన్నేమో నోటిఫ్ ఆహ్, మన్ ఆటోమేటిక్‌గా కొన్ని మన అలౌ చేస్తామా, అప్రూవ్ చేసామా మనకు తెలియకుండా చేసేస్తాం కదా! ఆవి వాళ్ళు కూడా తెలివిగా ఉన్నారు, అప్లికేషన్స్ వాళ్ళు కూడా. ఆహ్, సో, వాళ్ళకి నోటిఫికేషన్సెళ్తూ ఉంటేనే కదా! కస్టమర్స్ చూసి ఏదైనా కొనడమైనా, చేయడమైనా చేసేది.
హ్మ్. అవు హ్మ్, అవును. హ్మ్. అవును. వాళ్ళు కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అవును.
ఆ! <chuckles> ఒ ఒకటే ఒకటేదో నేను యూట్యూబ్ రీల్ కూడా చూసా. జొమాటోనో ఏమో అందులో ఆహ్, తిన్నావారా బుజ్జి <chuckles> అని ఆ అమ్మాయిని అడుగుతూ ఉంటే "నువ్వెప్పుడైనా ఇలా అడిగావా? నన్నింత కేరింగ్‌గా చూసుకున్నావా?" అని ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌ని తిడుతూ ఉంటది. నాకు భలే అనిపించింది.
హ్మ్. అవును. ఆ! అదే కదా! హ్మ్. <giggles> ఆ! ఆ! సై హ్మ్. నిజమే. మరి వాడు పెట్టిన నోటిఫికేషనులంత ప్రేమగా ఉంటే, మరంత ప్రేమ నిజమైనా ఆ!
అంత ప్రీమగా, అసలు అంత పొయెటిక్‌గా, మంచిగా రైమింగ్‌గా, అన్నీ చూసుకొని నోటిఫికేషన్స్ పెడుతుంటాడు.
అవును. ఆ! నిజ జీవితంలో అది కనిపిచకపోయేసరికి మరి హర్టవుతారుంటే, వాళ్ళకి ఆకర్షించాలి కాబట్టి అంత ప్రేమగా పెడతారు. మరి అది.
ఆ! అవును.
ఇంకా ఈ ఫోనేంటంటే, ఇప్పుడు నోటిఫికేషన్స్‌కొక సౌండుంటది కదా! ఆ! ఫోను ఆఫ్‌లో ఉంటది. ఒకక్కసారి మీ పేరెంట్సెవరు అమ్మ, నాన్న పక్కనున్నారు. ఆన్ చేస్తారు. ఆన్ చేసేయగానే 'టింగ్ టింగ్ టింగ్ టింగ టింగ్ టింగ్' అని గ్యాప్ లేకుండా వస్తాయి కదా! అప్పుడు వాళ్ళెలా చూస్తారు మీ వైపు?
అవును. <laughs>
<laughs> అవును. హ్మ్.
అవును. గ్యాప్ లేకుండా అంటే నేను నిద్రపోయ్యేటప్పుడు ఆహ్, ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి నిద్రపోతా. ఏ ఎందుకంటే, ఫోను మన తల దెగ్గరే ఉంటది కాబట్టి, అది మంచిది గాదు కదా! రేడియేషను పిల్లలు కూడా ఉంటారు అని చెప్పి
హ్మ్. అవును. అవునవును. నిజమే. అస్సలా మంచిది కాదు. మీరు చెప్పినట్టు చాలా రేడియేషన్.
ఆ! ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టేసి పడుకుంటా. వన్సు నేను ఆ <chuckles> ఎయిర్‌ప్లేన్ మోడ్ తీయ్యగానే నోటిఫికేషన్సు వరద ఒస్తూనే ఉంటది.
హ్మ్. అదే ఆ టైంలో అంటే పెద్దవాళ్ళుంటే వాళ్ళు కొంచెం తేడాగా చూసిన సందర్భాలేమైనున్నాయా?
అహా! లేదండి. లేదు. అట్ల ఏం లేదు. <laughs> అట్ల ఏం లేదు.
అలా ఏం లేదా? ఓకే. అంటే కొంతమందిని చూస్తా ఉంటాను. అలా రాగానే అమ్మో! అంటే ఎవరైనా పెళ్లి కాలే అమ్మయైనా, అబ్బాయైనా ఉంటే మా మా అమ్మాయినా మా అబ్బాయైనా ఏంటి అన్నట్టు ఆ! అవును. అవును.
ఆ! ఆ! అట్లాంటి వాళ్ళు అయితే వే జంకుతారు, భయపడతారు. బట్టు ఆహ్, పెద్దవాళ్ళకట్ల అంతా ఏముండదండి.
అలా అయితే పర్వాలేదు.
హ్మ్.
బా చెప్పారండి. మీ నోటిఫికేషన్స్‌కి మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? అంటే ఏ టైంలో దానికి స్పందించాలి? ఏ టైంలో స్పందించకూడదనే విషయంపై చాలా చక్కగా వివరించారండి.
<laughs> నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. మళ్ళీ మాట్లాడుకుందాం మనం.
హ్మ్. సరే అండి. తప్పకుండా మాట్లాడతాం మళ్ళీ.
హ్మ్. ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలండి.

కానీ చాలామంది వీటిని వ్యూస్ కోసం చేస్తున్నారని అంటున్నారండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే ఆ! ఇది మెసేజ్ చూసినన్ను నువ్వు షేర్ చేస్తే మంచి శుభవార్త వింటావు. ఒక క్షణంలో వింటావు 2 సెకండ్స్‌లో వింటావు అంటారు కదా! అంటే, ఇది వ్యూస్ కోసమే ఆళ్ళు అలాగంటే, కొంతమంది ఫీలింగ్స్‌తొ ఆడుకోటానికి, ఇలాగ కూడా ఉంటది గదా! ఆ! మీరేమంటున్నారు? ఆ! నమ్మేవాళ్ళు భలైపోతారు అంటారైతే.
హ్మ్. ఆ! ఆడుకోవడం. అవును. నమ్మేవాళ్ళుంటారు కదా! పాపం. అవును. నమ్మే వాళ్ళనే బయలైపోతాను నిజంగా.
హ్మ్. అవును. ఆ! ఇంకొంతమంది వీడియో చూస్తుండగా, నువ్వు లైక్ చేయకపోతే చెడు వార్త వింటావు అంటాడు ఇంకొకడు. అప్పుడేమనిపిస్తా ఉంటది మీకు?
ఆ! ఆ! <chuckles> ఆ నేను పట్టించుకోనండి. సామాన్యంగా ఇట్లా ఇట్లాంటిది పట్టించుకోను. ఎందుకంటే మన మనం చేసే పని మీద డిపెండైయుంటది. ఏదైనా గూడా అది లైక్ చేయంగానే, ఏదో ఒస్తది అంటే, అందరికొచ్చేస్తది గదా! ఏదైనా గూడా.
పట్టిచ్చుకోరు. ఆ! అలా చూసిన వెంటనే, స్కిప్ చేసేస్తూ ఉంటారా? అవును. అవును. హ్మ్. అదే కదా! హ్మ్. బా చెప్పారు. అసలు మనుషుల్ని పిచ్చోళ్లలా చూస్తున్నారండి కొంతమంది. అంటే, ఈ ఫీలింగ్స్‌తో, ఎమోషన్స్‌తో, ఆడుకు ఆడుకుంటున్నారు.
హ్మ్. ఆ! ఆ! ఆ! తగ్గిపోయిండ్రండి చాలా వరకు, అట్లా నమ్మేవాళ్ళు తగ్గిపోయుండ్రు. హ్మ్.
హ్మ్. అవును. ఆ! అవును మీరన్నట్లు తగ్గిపోయారు. కానీ, ఇంకా ఉన్నవాాళ్ళంటే, దేవుడువి ఏవైనా పెడతే. ఓం నమ శివాయ, లేపోతే జై శ్రీరామ్, సాయి రాామ్ ఇలాంటి వాటికి పడిపోతుంటారు కదా! ఎందుకులే మనకొచ్చింది బాధ. పంపెస్తే పంపించేద్దాము అనుకోని, అలా మీరు ఎప్పుడైనా చేశారా ఒక్కసారైనా? అంటే 2 గ్రూపులకి షేర్ చేయండి. 3 గ్రూపులు, హ్మ్.
<chuckles> ఆ! అహా! లేదండి నేను చేయలేదు అట్లా. నాకు నచ్చితే చేస్తే తప్పితే, ఒకళ్ళన్నారని చెప్పి, వాళ్ళ బలవంతం మీద అయితే నేను ఎప్పుడూ అట్లా చేయలేదు.
అవును. హ్మ్. కరెక్ట్ అండి. అంతే. మనం ఏంటో మనకి తెలుసు గాబట్టి పర్వాలేదు. ఎలాంటి అనవసరమైన వాటికి స్పందించకూడదంటారు.
హ్మ్. అలా ని ఆహ్ అవును. అవునండి. స్పందించకూడదు. స్పందించి వాళ్ళని ఎంకరేజ్ జేయగూడదు. అంటే మనం స్పందించడం వల్ల, ఆ పంపిచ్చిన వాళ్ళకేమైతదంటే, ఇంకా రెట్టింపు ఉత్సాహం ఒచ్చి, ఇంకొంచెం ఎక్కువ జేస్తారు. అవన్నీ ఎంకరేజ్ జేయగూడదు.
హ్మ్. హ్మ్. అవును నిజంగానే. ఇన్‌స్టాగ్రామ్ అవి వాడతారండి? ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రాము?
ఆ! ఆ! వాడతానండి. వాటి నుండి కూడా నోటిఫికేషన్స్ ఉంటాయండి. ఒక
అందులో నోటిఫికేషన్స్ అయితే అసల ఎవ్వరెవరో, అసలు అజ్ఞాత వ్యక్తులనమాట. అలాంటి వాటికి ఏం చేస్తారు? ఫ్రెండ్ యాక్సెప్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ లోస్తా ఉంటాయి కదా!
అంటే, మామూలుగా ఫ్రెండ్స్ నుండే ఫాలో రిక్వెస్ట్‌లొస్తాయి. ఫాలో రిక్వెస్ట్ ఒస్తే, యాక్సెప్ట్ జేస్తా లేదంటే, ఇగ్నోర్ జేస్తా. అది వేరే విషయం. కాకపోతే ఎవరెవరు ఏ పోస్ట్ బెడుతున్నా గూడా తప్పకుండా నోటిఫికేషన్ ఒస్తది చూడండి. 100 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే, ఆహ్, ఫాలో చేస్తున్నామంటే, 100 మంది నుండి, ఏదో ఒకటి ఒస్తూనే ఉంటది. తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్ గూడా నేను నోటిఫికేషన్స్ పక్కా బేట్టేస్తా. క్లియర్ జేసేస్తా. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే, అది మనం ఏదైనా బోర్ గొడుతున్నప్పుడు, టైమ్‌పాస్ కోసము ఎంటర్‌టైన్మెంట్ కోసము, నా అంతటి నేనుగా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు, అవన్నీ ఫీడ్ చూసుకుంటా.
హ్మ్. ఆ! సె హ్మ్. ఆ! అవును. ఆహా!